అది యుక్త వయస్సు కనక, అవన్నీ తట్టుకొని <chuckles> నిలబడ్డావు నువ్వు. ఆ!
హ్మ్. ఆ! అంటే మళ్ళీ వెంటనే మానేస్తే ఇంకో జాబొస్తదో లేదో తెలీదు.
అదోటికి భయం. నిజమే బాబోయ్!
కానీ ఆ టైంకింక నేను ఏంటంటే, చేయలేకపోయాను, ఇంకా 2 సంవత్సరాలు చేసి, వాళ్ళు పెట్టిన ఇబ్బందికి, టార్చర్‌కి, బాబోయ్ నాకు, ఈ సాలరీ వద్దు, నాకేమి ఒద్దురా బాబు! అన్నట్టు తయారు
ఆ! అది. ఖచ్చితంగా ఇంకా నిర్ణయం, గట్టి నిర్ణయం తీసేసుకున్నావు. అది.
తీసుకొని ఇంక మానేశాను. మానేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఏంటంటే, ఈఎంఐలున్నాయి నాకింకొక 6 నెలలు కట్టాల్సినవి.
ఆ! అ అవోటుంటాయి కదా మనం. అవి కొంచెం ఆకర్షితులై, మనమింకా అవి ఇవి కొనుక్కుంటాం గదా, మరి ఇంట్లో కావాల్సినవి కొనుక్కుంటాం.
మనసులో ఇంకా హ్మ్. అ కానీ ఆ! ఇక్కడ ప్రెజర్ చూస్తే, చాలా ఎక్కువుంది. ఇంక తప్పకా ఇంక ఏ ఏమైతే అయిందిరా బాబు, మానేద్దాం, మానేస్తే అలా ముందుకు వెళ్తే ఏదోకటొస్తది అనుకున్నా గానీ. ఒక 3 నెల్ల పాటు జాబ్ రాలేదు. ఆ టైంలో అయితే చాలా ఇబ్బంది పడ్డానూ
అవును. ఆ! ఆ! చాలా ఇబ్బంది నిజంగా అమ్మో! ఇలా అలా కాదు. అంటే ఆ జాబు మనకి మన బాధ్యతలు గుంటాయి ఉంటాయి కదా. అలా పెరుగుతూ ఉంటాయవి. పక్కనించి.
హ్మ్. హ్మ్. అవును. ఆరోగ్య సమస్యలు గూడా అలానే ఒచ్చాయి. నైట్ టైమ్ నిద్ర పట్టేది కాదు, ఇబ్బందనిపించేది, ఒక పక్కేమో డబ్బులు కట్టాలి, కట్టకపోతే ఈఏమ్ఐ ఆఫీసర్లుంటారు కదా, వాళ్ళేమో ఫోన్లోచ్చేడియి పక్కన పెట్టండి, ఇంటికొస్తారు, జిమ్ము బౌన్సర్లులాగుంటారు, వాళ్ళు ఎలాగంటే, ఒక చేత్తో ఎత్తి పడేస్తాం అన్నట్టు అలాంటి మనుషులొస్తారు. ఒక్కొక్కడు ఐదడుగులు
మెయిన్ అది. మా అను, ఫోనులోచ్చేస్తాయి, లేదా వాళ్ళిళ్ళకొచ్చేస్తారు. <laughs> పో అమ్మో! ఆ! అమ్మో! <chuckles> అది. ఆ మనిషిని చూడగానే మనకి అంతే మరి. ఆ! ఎ అవ్ ఒదిలేద్దాం అనుకున్న ఉద్యోగం గూడా మళ్ళీ పరిగెట్టెళ్లి జాయినయిపో <chuckles> అనిపిస్తుందలాగ. ఆ!
ఆ! ఆరడుగుల దగ్గరుంటారు. అదే. బుర్ర పాడైపోయింది. అలానే అనిపి అలానే అనిపించింది. ఏంటి, ఇంటికొచ్చేసారండి. కట్టలేదు ఫస్ట్ నెల ఈఎంఐ కట్టలేదు. నాకెవరు హెల్ప్ చె అది
ఆ! అమ్మబాబోయ్! చెప్తుంటే నాకే అంత ఇదిగా అనిపిస్తుంది. భయమేస్తుంది. ఆ!
ఆ! ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు. కట్టలేదు ఎంత టెన్షనొచ్చింది, ఎంత ఇబ్బంది పడ్డానో అసలింకా ఆ టైంలో అంటే, ఇంకా టెన్షన్‌కి అంటారు కదా బాడీ మొత్తం ఇంకా చెమటలు పట్టేసింది.
ఆ! ముఖ్యంగా ఆ టెన్షన్‌కే మనకి ఆరోగ్య సమస్యలోస్తాయి, ఈ ఒత్తిడికి. ఆ! జ్వరం గూడా ఒచ్చేసింది.
ఆ! అంటే జ్వరం కూడా వొచ్చేసింది. హ్మ్, ఇంట్లో వాళ్ళేంటంటే, ఏమనుకుంటారు, ఏం ఆ మాత్రం చేయలేవేంటి, అన్నట్లు వీళ్ళు మాట్లాడతారు. కానీ ఉద్యోగంలోకి వెళ్ళాక మనకున్న ఇబ్బందులన్నీ వీళ్ళకనిపించవు. ఏదో వెళ్తున్నాము, వస్తున్నాము. <chuckles> అదే.
వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి కనిపించవు. వాళ్ళేదో ఆఫీస్‌కెళ్తున్నావు, ఒస్తున్నావు, అనుకుంటారు గానీ, అక్కడ నువ్వు పడే కష్టం అన్నది, నీకు మాత్రమే ఎక్కువ తెలుసు. అది. మన కష్టం మనకే తెలుస్తుంది. అది. ఆ!
అంతవరకే చూస్తారు ఇక అదే కనిపించదు. నిజంగా జెప్పారు. అదే అలాగే వీళ్ళేమో అర్థం చేసుకోరు.
అది. ఆ!
నాకేమో ఫ్రెండ్స్ దెగ్గర నుంచి ఎవరి దెగ్గర నుంచి అంటే, సహాయం చేసేవాళ్ళున్నారు కానీ, ఆ టైంకయితే మరి, నాకెవరి దగ్గర సహాయం కూడా రాలేదు.
అంతలాగా సహాయం చేసావు.

ఇంకా ఎప్పుడైతే జాబొచ్చిందో మళ్ళీ అప్పుడానందం మొదలయ్యి, ఇంకింట్లో కావాల్సినవి అన్నీ సెట్ చేసి అప్పుడింకా ఆఫీస్‌లో, పైగా ఇదేంటంటే, లోన్లు కూడా ఇస్తారు జాయిన్ అయిన 2, 3 నెలలకి. ఆ! లోనొక రూ. 1,00,000. ఆ! తీసుకొని మన సాలరీలో కట్ చేసుకుంటారనమాట. పర్వాలేదు మనకంత వడ్డీ బయటలాగా <giggles> బ్యాంకుల్లాగా వడ్డీలు ఉండవు. ఆహ్, ఈ వడ్డీలు బయట మనుషుల దగ్గర తీసుకున్న రూ. 5 పైనే వడ్డీలంటున్నారు.
ఆ! ఆహా! అలా కూడాను. ఆ! ఎంత బాగుందది పోతే పోయింది. మధ్యలో చాలా ఆ! హ్మ్. అ! వడ్డీలు అమ్మో! ఎంత కష్టమది. వాళ్ళు ఇలాగే ఇళ్ళకి కూడా వచ్చేస్తారు వాళ్ళు కూడాను. వడ్డీలు. అవును.
అసల ఏ లోకంలో ఉన్నామో కూడా అర్థం కాదు. ఆ! వీళ్ళు కూడా బ్యాంకులు మెయింటైన్ చేసినట్టే, బ్యాంకోడు ఇంకాడు, ఆడు మరీ దారుణం. రూ. 10 అంటే వీళ్ళు కూడా "నేనే బ్యాంక్ తక్కువ పెట్టి మేమేమైనా 10 అడుగుతున్నామా? మాకు రూ. 8 ఇవ్వండి రూ. 9 ఇవ్వండి" అని ఈళ్ళు.
హ్మ్. ఆ! అమ్మ బాబోయ్! వీళ్ళు కూడాను. ఆ!
అలా ఆ! అలాంటి దా దాన్నుంచి నాకా లోన్ రావడం వల్ల ఎంత ఉపయోగపడిందో ఫ్యామిలీ కూడా ఆనందపడ్డారు. కరెక్ట్ టైమ్‌కి లోన్ రావడం.
కాదు. అంటే మనకు అవసరానికి మాత్రమే తీసుకున్నావు. నువ్వు చక్కగాను కుటుంబ సభ్యులందరిని ఆ!
హ్మ్. అంతే అవసరానికి తీసుకున్నా దీనికంత వడ్డీ వడ్డీ కూడా ఏమి వెయ్యరు. మనమెంత తీసుకుంటే అంత కట్ చేస్తారు సాలరీలో.